మనం అది తింటుంటాం. అదేం ప్రాబ్లమ్ కాదు. కానీ అక్కడ ఏమవుతుందంటే అండి. మనలోని ఒక కడుపది ఉబ్బరం అయిపోడం. <smacks lips> రోజంతా ఇంక హ్యాపీ‌గా గడవదండి. ఆ! ఏంటంటే ఒక
అవును. ఆ! గ్యాస్ట్రికు ప్రాబ్లము నిజంగా. అందులోనూ మీరన్నట్టు ఇప్పుడా ఆయిల్ ఫుడ్స్ తింటే ఎక్కువగా ఉ దాహం అవ్వడం అం అంటే రోజంతా కొంచెం అనీజీగా ఉండడము అయి అంటారు గదా! అంటే నిజమేనా?
ఆ! ఖచ్చితంగా నిజం అండి. ఏంటంటే అండి, మనకిప్పుడు నీరు క్వాంటిటీ అనేది తగ్గినా కూడా మనకి బాడీ‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి. హెయిర్ ఫాల్ అవ్వడం గానీ, లేదంటే స్కిన్ మీద ఈ పింపుల్స్ లాంటివి రాడం గానీ, <smacks lips> సమ్‌థింగ్ ఏవన్నా స్పాట్స్ రాడం గానీ, ఇలాంటివి జరుగుతుంటాయి. అందుకని చెప్పి మనం టిఫిన్ చాలా ఖచ్చితంగా మంచి ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఇంక చాలా లైట్‌గా ఉంటది బాడీ. ఇక ముందుకు మూవ్ అయిపోతాం. ఆ! మధ్య ఆ! మధ్యాహ్నం కూడా ఇలానే అంటే మనం ఏవేవో తినేసాం అనుకోండి. ఇప్పుడు మంచి బిర్యానీ తినేసొ, ఏ చికెను కర్రీ తినేసొ, ఖచ్చితంగా నిద్ర అనేదొచ్చేస్తుంది.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అదేలేండి అదేలేండి. హ్మ్. నిద్రపో నిద్రపోతాం. హ్మ్.
<chuckles> అవును. ఆ! మనకేంటంటే మనం ఏదో ఒక పని చేయ్యాలి. ఏదో ఒక డ్యూటీలో ఉంటాం. ఇవన్నీ పక్కకెళ్ళిపోతాయండి. <smacks lips> ఏంటంటే ఆ ఆ ఫోకస్ అక్కడ్నుండి తప్పడిపోతుంది. అలా కాకుండా మనం మధ్యాహ్నం కూడా మంచి ఆహారం తీసుకొని, అంటే ఖచ్చితంగా ఆకుకూర, కూరగాయ ఇలాంటివేవన్నా తీసుకొడం. లేదు, మనం నాన్ వేజ్ బాగా ఇష్టపడిన వాళ్ళమైతే, ప్రోటీన్‌కి తగ్గట్టు మంచిగా ఫిష్ లేదా ఎగ్స్
హ్మ్. ఓకే. అవునవును. ఓకే. హ్మ్. ఫిషు, చికెను, ఎగ్స్, ఎగ్ వైట్స్ హ్మ్. ఓహ్!
ఆ! ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి చాలా మంచిదండి. ఇప్పుడు ఎగ్స్ కూడా అండి. ఫుల్‌గా ఫుల్లు ఎగ్గు తినేసే బదులు ఒక మామూలుగా ఒక మనిషి ఒక 3 గుడ్లు తిన్నాడనుకోండి మామూలుగా. ఆ! వాళ్ళేం చేయాలంటే 2 ఎగ్ వైట్సు, ఒక ఫుల్ ఎగ్.
నైస్ నైస్ ఆ! ఓకే. హ్మ్. హ్మ్. 1 ఫుల్ ఎగ్ అవును. ఆ యోక్ అనేది తక్కువ తింటేనే మంచిదంటారు.
ఆ! ఇలాంటివి పెట్టుకున్నాం అనుకొండి. మంచిది. ఇప్పుడు ఆ 3 తినకపోయినా ఒకటి తింటాం కాబట్టి దానిలో కూడా ఉండాల్సిన ఫైబర్ అది కూడా మన బాడీకెక్కేస్తది. అలా ఆ! ఆ 3 గుడ్లు అలా తిండం. నెక్స్టు ఆ చికెను అది తిన అలా కొంచెం మంచిగా ప్రతీదీ ఎక్కువగా కుక్కయినట్టు చూసుకున్నాం అనుకోండి. ఈ నాన్ వేజ్‌లో.
ఓహ్! ఆ! ఓ ఓకే ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. రా‌గా కాకుండా అంటారు. హ్మ్.
ఆ! అరుగుదల శక్తి కూడా బావుంటుందండి. చక్కగా మన ఫో
ఓకే. డైజెషన్‌కి హెల్పవుతుంది. ఓకే. హ్మ్. ఓకే ఓకే. అంటే మొత్తర అంటే ఫుడైతే కంపల్సరీ అంటారు. ఫోకస్ పెంచుకోవడానికి.
అవునండి. మన ఫోకస్ కూడా ముందుకెళ్తాది. చాలా జాగ్రత్తగా అదే సాయం